ఇప్పుడొక్కోసారి చూసుకుంటే, మనం ఒక కాలేజీలో ఫెస్ట్ గాని, లేదంటే స్కూలులో ఏదన్నా ఒక ప్రోగ్రామ్లు కానీ జరుగుతూ ఉంటాయి కదా! స్కూలనే, కాలేజనే కాదు కుటుంబంలో అయినా సరే. అయితే ఒక మొత్తం గలిసి ఒక మూకుమ్మడిగా ఒక దగ్గర కూర్చుంటాం, ఆహ్, ఆ గ్రూప్‌లో ఏంటి అంటే, రకరకాల విభిన్న వయసుల వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళు, ఒక్కొక్క థాట్ చెప్తూ ఉంటారు. ఇలా జేద్దాం, లేకపోతే ఈ గేమ్ ఆడదాం, ఆ గేమ్ ఆడదాం లేకపోతే ఇలాంటి థాట్స్ అన్ని చెప్తున్నప్పుడు, ఒకళ్ళ మాట ఒకళ్ళకి నచ్చదు కొన్ని, కొన్ని సార్లు. అలా ఎందుకు జరుగుతుందంటారు? ఎందుకు తేడాలొస్తున్నాయంటారిలాగ? ఈ వయసులు తేడా వల్లనా? లేకపోతే మనుషుల వల్లనా?
అవును. అవును. అవును. నిజం. అంటే ఆహ్, అదీ వయసు వయసు రీత్యా ఉంటది. మళ్ళీ <smacks lips> అంటే ఏం లేదిప్పుడు, అప్పుడు పెరిగిన వాతావరణం వేరు, ఇప్పుడు పెరిగే వాతావరణం వేరు. ఆ! అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. అప్పుడేంటంటే, ఎక్కువగా ఇట్లా పద్ధతులు, ఆచారాలు అన్నీ ఆహ్, అవి దానికెక్కువ ముఖ్య ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. ఇప్పుడు పి ఎలా ఉన్నారంటే, ఎక్కువ చదువుకి, బయటికెళ్ళి వాళ్ళకి వాళ్ళు స్వతంత్రంగా బతకడానికి ఇట్లా ఇయి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఉదాహరణకి జెప్పుకోవాలంటే న్ ఆహ్, మా కుటుంబమే అనుకోవచ్చు.
హ్మ్. హ్మ్. అవును. ఓకే. మీది అంతా ఎలా ఉండేవాళ్ళు మీ కుటుంబంలో రకరకాల వయసు వాళ్ళు ఉండేవాళ్ళా?
అన్ అవును. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే పెళ్ళికి ముందు మామూలుగానే ఉండేది. పెళ్ళైన తర్వాత ఏంటంటే నేను ఉమ్మడి కుటుంబానికొచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి కుటుంబం అనమాట
ఓకే. ఓహ్! వెరీ నైస్. ఆ!
ఉమ్మడి కుటుంబం అంటే, అంటే అత్తగారు, మామగారు ఇదే కాదు. ఆహ్, మా మామగారు వాళ్ళ మదర్, ఫాదర్ కూడా ఉంటారు. అంటే తాతగారు, అమ్మమ్మ.
ఓకే. ఓకే. అంటే చాలా పెద్ద కుటుంబంలోకె వెళ్లారు మీరు.
పెద్దది. అవును. ఆ! అత్తగారు మామగారు వాళ్ళ ఆహ్, పేరెంట్సు అది గాకుండా ఇప్పుడు నేను చిన్న కోడలనమాట.
హ్మ్.
అంటే మా ఆయన, మా ఆయన వాళ్ళ అన్నయ్య. ఆహ్, అంటే నా తోడికోడలు.
ఓకే.
వాళ్ళకొక బాబు, మాకొక బాబు. <giggles> జన్
ఓకే. అంటే మీది ఎంత పెద్ద ఉమ్మడి కుటుంబమో అర్థం అవుతుంది నాకు.
అవును. ఇప్పుడు మీరన్నట్టేంటంటే అన్ని జనరేషన్సు కవరయిపోయారని జెప్పొచ్చు.
అవునవును. నిజంగానే. జనరేషన్స్ వైస్‌గా రకరకాల వయసు గ్రూ వయసు వాళ్ళు ఉన్నారన్నమాట మీలో.
హ్మ్. అవునవును. ఇంకా తెలుస్తది గదా! అందరూ ఒకే మైండ్‌సెట్ గాదు గదా!
కాని ఆ! అవునవును. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, కాబట్టి పండగలప్పుడు గానీ, లేదు అంటే ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూర్చొని, మూకుమ్మడిగా మాట్లాడుకుంటారు. మరలాంటప్పుడు అంతా బావుంటుందా? లేకపోతే ఇది చే ఇదే చేయాలని పెద్దవాళ్ళు, నేనిది చేయను అని చిన్నవాళ్ళు అలా జరుగుతూ ఉంటాయా?
ఆ! హ్మ్. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు పెళ్ళికి ముందు మనము ఒకటి <smacks lips> అంటే, ఆ బౌండరీస్‌తో పెరిగుంటాం గదా! ఒక 25ఏళ్లు ఇప్పుడు నాకు ఇరవై ఆరేళ్ళున్నప్పుడు పెళ్ళయిందన్నమాట. ఇంకా అది ఏం అంటే అమ్మ, నాన్న, నేను, నానమ్మ ఉండేవాళ్ళు.
ఓకే. ఓకే.
ఇంకా అంత అంటే చిన్న ఫ్యామిలీ అన్నమాట. న్యూక్లియర్ ఫ్యామిలీ. అక్కడి నుంచి ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీకొచ్చేసరికి <smacks lips> అంటే తెలీదు గదా! ఇట్లా ఉంటదనే ఓన్ ఓ ఆ! అంటే
ఓకే. ఓకే. అవునవును. ఆ! అంటే ఇలాంటి పద్ధతులు ఎలా ఉంటాయో మీకు తెలీదు. అంటే ఉమ్మడి కుటుంబం యొక్క హ్మ్.
తెలీదు. అందులో అందులోనూ పెద్దాళ్ళవి ఇట్లా, అట్లా అని అప్పడికంత మెచ్యూరిటీ లేదు. చెప్పాలంటే.
ఓకే. మరి మీరు ఎలా ఎడ్జస్టయ్యారక్కడ?
అసలు చెప్పాలంటే ఒ నేను ఇట్లా పెళ్లయిపోయినా ఒచ్ ఒచ్చాను, వచ్చిన రోజే ఆహ్, అదేంటంటే మా అత్తగారు మొహం మాడ్చుకోడం <giggles> అట్లా స్టార్టయిందన్నమాట.
హ్మ్. అయ్యయ్యో! ఎందుకని? అంటే మీరేం చేసారప్పడికి ఏమైనా చేసారా?
అంటే ఏం జేయలేదు. మా పెళ్లి అయినా అంటే, పెళ్లయిన ఒక మ నెల తర్వాత ఆషాడం వచ్చిందన్నమాట.
ఓకే.
ఆషాఢం న అయిపోయాక ఒస్తాం గదా! తిరిగి. అప్పుడేంటంటే, కరెక్ట్ నేనొచ్చేటప్పుడు బస్‌లో మా హస్బెండు, "రేపు మూవీకెళ్తున్నాము. బుక్ చేస్తున్నాను" అని జెప్పి చెప్పాడు.
అవునవును. ఓకే.
ఆహ్, ఇంకా వచ్చిన తర్వాత ఆహ్, మూవీ యెళ్తున్నాం గదా! అట్లా ఆ ఇదితో యెళ్ళిపోయామన్నమాట. అంటే చెప్పాను, చెప్పకుండా గాదు, కానీ ఇట్లా మూవీకెళ్తున్నాం.
హ్మ్. ఆహ్, చెప్పకుండా అంటే, కొంచెం మనం భయపడతాం అప్పట్లో సో, మీరు చెప్పే వెళ్లారట్లయితే.
హ్మ్. చెప్పే వెళ్ళాను. కాకపోతే ఆవిడ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఇంట్లో పనులన్నీ చేసి వెళ్ళాలంట.
ఓకే. అంటే మరి కొత్తగా ఒచ్చారు గాబట్టి, కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు మీ మీద.
అది పెట్టుకున్నారు. అది తెలీదు గదా! నాకు. అంటే నాకు ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుందని, చెప్తే నాకొక అవగాహన ఉండేదన్నమాట.
అవునవును.
ఏమి తెలీకుండా మీరు మీ అంతట ఊహించేసుకొని అంటే, "ఇంట్లో ఏమి నె పిండిలు రుబ్బకుండా ఏం రుబ్బకుండా సినిమాకెళ్ళిపోయింది." వామ్మో! నేనేమో ఇప్పుడే గదా ఒచ్చింది. అప్పుడే పిండిలు రుబ్బాలి ఇయన్నీ ఏంటని అర్థం గాలేదు.
<chuckles> అయ్యయ్యో! అంటే పిండి రుబ్బడమంటే, మిక్సీ గానీ, గ్రైండర్‌ గానీనా లేకపోతే చేత్తో రుబ్బాలా?
ఆ! గ్రైండర్ పె అప్పట్లో ఉండేయి జూసారా ఒక పెద్ద గ్రైండరు. అట్లాంటివి.
అవునవును. సింగిల్ బండా పెద్దది పెట్టి, పత్రము రుబ్బేవాళ్ళు.
ఆ! అదే. అదే. అది. అసల అర్థం గాలేదు. అట్లా ఏంటంటే, చిన్న చిన్నవే ఆహ్, అంటే మనం ఇప్పుడు చెప్తే అవి చాలా చిన్న ఇష్యూసు. కాకపోతే ఎట్ హ్మ్.
ఓకే. అవునవును. నిజంగానే. చెప్తే వినే టైపు.
ఎట్లా ఉండేదంటే, మనకి అదీ ఆహ్, ఫేస్ చేసే వాళ్ళకేంటంటే, ఏంటి ఇంత చిన్న దానికి ఎందుకింత గొడవ జేస్తున్నారింట్లో, ఎందుకిట్లా? అట్లా అనిపిచ్చేది. ఎగ్జాంపులుగిప్పుడూ ఫ్రిడ్జ్ సరిగ్గా సద్దలేదనరవడం. <smacks lips> ప్రతిదానికి కోప్పడడం, విసుక్కోవడం, ఇదంతాన్
ఆ! అప్పుడు మీరేం చేసేవాళ్ళు? అంటే, ఇప్పుడు ప్రతిదానికీ అరుస్తున్నారు అన్నప్పుడు, మీరు ఎలా బాధపడేవాళ్ళు? ఏవన్నా చెప్పేవాళ్ళా తిరిగీ?
అసల అంటే, నా నే నేనేంటంటే ఫస్ట్ నించి కొంచెం ఎమోషనలనమాట. <smacks lips> అస చిన్నప్పుడు నుంచి ఒక్క మాట కూడా పడలేదు, అట్లా అని పొగరు కాదు. <chuckles>
ఓకే. హ్మ్. అంటే, మీరింట్లో ఆ!
అదేంటంటే, తక్కువ మాట్లాడతాను. త అదేంటి, ఎవరన్నా ఏవన్నంటే తీసుకోలేననమాట. ఫస్టే ఏడుపొచ్చేస్తది.
ఓకే.
ఇంకట్ల ఎట్లా, స్టార్టింగ్‌లో అయితే చాలా ఇబ్బంది పడీ, ఏడవడం ఇట్లా చాలా జరిగినియి. ఆహ్, వినాయక చవితొచ్చిందనుకోండి హ్మ్.
మరి ఏడుస్తున్నప్పుడూ మీరేడుస్తున్నప్పుడు మీ వారు కానీ ఏమి అడగలేదా? అంటే, ఏమైందమ్మా, ఇట్లా ఎందుకు, ప్రాబ్లమేంటి అని గానీ, లేకపోతే మీ అమ్మవాళ్ళని ఏమీ?
కానీ ఆ! ఏ మాటకామాట గానీ, మ్ యాహ్! మా హస్బెండ్ ఇప్పటికీ ఇప్పుడు ఒక 10 ఇయర్సవుతుంది. ఇప్పటికి సపోర్ట్ జేస్తారు.
ఓకే. వెరీ నైసండి. పోనిలే అది చాలండి బాబు అసలా.
ఎ హ్మ్. అదొక్కటే అడ్వాంటే ఎందుకంటే తను చూస్తున్నాడు అర్థమవుతుంది. ఎవరిది ఫాల్టనేదక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది.
హ్మ్, హ్మ్, హ్మ్. ఓకే.
ఆహ్, అదేంటంటే ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ ఆహ్, ఇదిలో పెరిగి వస్తారు. అందరూ నైన్టీ పర్సెంట్ మీతో ఉండాలని ఉండదు గదా! ఒక టెన్ పర్సెంట్ అంట మనది మనకుంటుంది గదా! అని.
అవునవును. అవును. అంతే గదా! హ్మ్. అవును. మరి ఇంకా ఇంకా ఎలా ఉండేది? పండగలప్పుడు కానీ పండగ వాతావరణం ఎలా ఉండేది?
ఇంకట్లా హ్మ్. అమ్మో! పండగలంటే ఆహ్, పెళ్ళికి ముందు ఆ ఫ్రాంక్‌లీ ఎట్లా అనిపించేదంటే పెళ్ళికి ముందు పండగొచ్చిందంటే అది నిజంగా పండగలాగనిపిచ్చేది. పెళ్లి తర్వాత పండగ వస్తుందంటే భయమేస్తుంది. అమ్మో! పండగొస్
<chuckles> ఓకే. ఎందుకని? అసలంతలా మీరు భయపడాల్సిన అవసరం ఏమైంది?
అసలా ఆహ్, ఎలా అంటే <smacks lips> ఊపిరి తీసుకోడానికి ఖాళీ ఇవ్వరన్నమాట.
ఓకే.
అసల కూర్చోవడం జ ఆహ్, చాలు పిలుస్తారు.
అంటే అంతమంది ఉన్నారు కాబట్టి మీకు పనెక్కువయ్యేదా? లేకపోతే పండగ కాబట్టి ఎక్కువయ్యేదా?
అంతమంది ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే. నేనిప్పుడు చెప్తున్నా అందరూ చాలా మంచివాళ్ళు. ఎవరికి వాళ్ళు ఇన్నర్‌గా మంచివాళ్ళే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా అత్తగారి మ మెంటాలిటీ ఏంటంటే ఆవిడ చెప్పిందే వినాలి. అదొక్కటి కాకుండా మిగతా పర్సనల్‌గా చాలా మంచావిడ.
ఓకే. ఓకే. ఓకే. అంటే పని విషయంకొచ్చేటప్పటికి మాత్రం తన ఎవరికి ఏం చెప్తారో హ్మ్.
హ్మ్. ఆవిడ పద్ధతెట్లా అంటే పాతకాలం పద్ధతి. ఇంక వంట చేస్తేనే ఆడపిల్ల.
ఓకే.
అంటే నువ్వు చదువుకో, డిస్టింక్షన్ రానీ, ఇది ఏమైనా గానీ, ఉద్యోగం జెయి, ఇదంతా నాకు సంబంధం లేదు. నువ్వు వంట చేస్తేనే నువ్వు ఆడపిల్లవి.
ఓకే. అయ్యో! అంటే, ప్రతిరోజు వంట చేయాల్సిందేనా, లేకంటే వీకెండయినా అలా ఏవైనా గ్యాపొచ్చేదా మీకు?
లేదు. అసలా పెళ్ళికి ముందసల వంటొచ్చేదె గాదు. ఇప్పుడైతే బాగా వంటా చెయ్యి దిరిగిపోయిన మనిషయిపోతారు జూశారా?
ఓకే. అంటే, మంచి ఆహ్, సూపర్ చెఫ్ఫయిపోయారనమాట ఇప్పుడు.
అంతే. అట్లాగే అయిపోయింది పరిస్థితి. కాపోతే పండగొచ్చిందంటే, అసలు ఫస్టు <smacks lips> అంటే, మా పెళ్ళయ్యి ఒక 3 మంత్స్‌కి వినాయక చవితొచ్చింది.
ఓకే.
ఇంకా అంటే, అప్పుడు మా తోడికోడలికి చిన్న బాబు, పసి పిల్లడు.
హ్మ్. హ్మ్.
సో, పసిపిల్లడంటే, పసిపిల్లడితోనే ఉండాలి గదా! తను ఒచ్చి చెయ్యాలంటే అవ్వదు గద పాపం.
అవునవును. తనసలు చెయడానికీ కొంచెం ఇబ్బందిలేండి. అవును.
ఇంకేంటంటే, తను బాబుతో ఉండేది.
హ్మ్.
ఆగి ఇంకా అసలా చెప్తే నమ్మరు, 6 ఎవినింగ్ 6 నించీ నైట్ మా హస్బెండేంటంటే, ఆహ్, 12 అవుతది ఇంటికొచ్చేసరికి. 2-11 షిఫ్టు. యూఎస్ షిఫ్టు.
అయ్యా! హ్మ్. ఓకే.
ఏ 11 వరకు ఆయనొచ్చిన తర్వాత కూడా, 2 వరకు పని చేయించారు. అంటే, రాత్రి 2 వరకు.
అసలేమంత పనుండేది మీకు? అంటే వంటా, లేకపోతే క్లీనింగా? అసలేముండేది అంత సేపు పని?
ఇడ్లీ పిండి... రుబ్బాలంటారు, పూర్ణం పిండులంటారు, పూత పిండంటారు, గారెలంటారు, పులిహారికి చింతపండు చెయ్యాలంటారు.
అయ్యయ్యో! అప్పట్లో రెడీమేడేమి లేవా? అంటే ఆ పూర్ణం పిండి గాని, ఇప్పుడు ఇప్పటిలాగా దోస పిండి అట్లా ఏమి లేవా కొనుక్కురావడానికి?
ఇయ అసలిప్పటికి ఉన్నా కూడా తీసుకురారండి. చేత్తో చేయాల్సింద్
వామ్మో! అయ్యయ్యో! అంటే వాళ్ళకి అట్లా ఇష్టమేమోనండి, చేతి వంట తినాలి అనేది అదొక కోరిక ఏమో పెద్దవాళ్ళు కదా!
ఆ! ఇష్టము. ఆహ్, అది మీరు హెల్ప్‌గా నేను ఇది చేద్దామనుకుంటున్నాను. చేద్దామనంటే బాగుంటది. <smacks lips> ఆవిడ మ ఎలా అంటే, పొద్దునంతా ఏమీ చేయకుండా, నైట్ కరెక్ట్‌గా పడుకునే టైంకి, మనం ఇప్పుడు 10కి, 11కి పడుకుంటామా! ఆ టైంకి పిలిచి, అది వండాలి, ఇది వండాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అంటారన్నమాట.
హ్మ్. హ్మ్, హ్మ్. ఇక అప్పుడు హడావిడిగా మనం పప్పు నానబెట్టుకోవడం, అవన్నీ చేసేటప్పటికి ఏ పన్నెండో, ఒంటిగంటో అయిపోతుంది.
ఆ! అయిపోతుంది. మళ్ళీ 3కి పప్పు రుబ్బాలంటారు. మళ్ళీ, ఏంటి, అంతా అయిపోయింది కదా! అని మంచం మీద కూర్చుంటే, "మంచం మీద ఎందుకు కూర్చున్నావు? మళ్ళీ ఎళ్లి స్నానం చేసి రమ్మం"టారు.
అ అయ్యయ్యో! అంటే పూజ సమయంలో మంచం మీద కూర్చొనివారా మిమ్మల్ని?
అవును. నాకు తెలీదు గదా! నేను స్నానం జేసొచ్చి మళ్ళీ కూర్చుంటే, మళ్ళీ పంపించి మళ్ళీ స్నానం జేయించారు.
అయ్యయ్యో! అలా నిజంగానే మీకు చాలా ఎక్స్ బాధలు పడారన్నమాట పండగలప్పుడు. అయితే మరి నైట్ సరే, పండగలప్పుడు నైట్ అంతా మేల్కొని, ఇన్ని రకాల వంటలు చేస్తున్నారు కదా! ఉదయాన్నే లేట్‌గా లెగిచేవాళ్ళ? త్వరగా లెగిచేవాళ్ళా?
అసలు ఉదయాన్నే లేట్ కాదు. అసలు నైట్ అంతా పడుకోనిచ్చేవాళ్ళు కాదు. నైట్ ఇప్పుడు 3కి పడుకొని, 4కి లెగడం అలారం. ఆవిడ దగ్గరే పడుకోమనేది.
వామ్మో!
ఆవిడ.
అయ్యా! అసలది ఎలా పాజిబులవుతుంది? అంటే, ఇప్పుడు నైట్ మనం గనక మేలుకుంటే
ఆ అసలా స్టార్టింగ్‌లో చాలా, చాలా, చాలా అంటే ఏడ్చిన రోజులైతే చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు చెప్తున్నా గూడా నాకవే గుర్తొస్తున్నాయి.
హ్మ్. అంతే. అంటే ఇప్పుడు ఒ
అది హస్బాండ్ కూడా చూసాడు. చూసి, చూసి, చూసి తను ఇంకా మాట్లాడడం మొదలుపెట్టాడు. "ఎందుకు ఇట్లా జేస్తున్నావు నువ్వు. నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యి కాదనట్లేదా. ఇంకొకల్ని ఎందుకు అట్లా ఇబ్బంది పెడతావు." వ ఇప్పుడు మనం చదువుకున్నాము, మనం ఉద్యోగం జేస్తున్నాము, ఇంకా అన్నీ చెయ్యాలంటే, అవ్వదు గదా!
హ్మ్. ఓకే. అంతే కదా! హ్మ్, నైట్ మేల్కొని 3 వరకు, 4కి లెగవాలి అంటేనే కొంచెం బాధాకరంగా, ఆశ్చర్యంగా కూడా ఉంది. మనిషి ఎట్లా, ఎంత రెస్టు తీసుకోవాలి! నైటే కదా రెస్ట్ తీసుకునేది. మీకెప్పుడూ అనిపించలేదా? నా ఆరోగ్యం పాడైపోతుంది. ఇంక నేను వంట చేయను అని చెప్పాలని గాని ఊ
అవును. ఆల్రెడీ అంటే హ్మ్, నాది అప్పుడు జాబ్ ఎలా ఉండేదంటే, నేను 11-8 షిఫ్ట్ నాది.
ఓకే. మీరు జాబ్ కూడా చేసేవాళ్ళట్లయితే.
జాబ్ కూడా చె నేను అసలు మెయిన్‌గా కొంత అంటే ఆహ్, ఉద్ పెళ్ళికి ముందు 5 ఇయర్స్ చేశాను.
హ్మ్, హ్మ్.
పెళ్లైన తరువాత, నేను ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను యాక్చువలీ. కానీ, ఇంకా ఇంట్లో వాతావరణం చూసి నాకసల ఆ జాబ్‌కెళ్తేనే బెటరేమో అని జాయినయిపోయా.
ఓకే. ఓకే.
మళ్ళీ ఎయిట్కొచ్చాక మళ్ళీ పనుంటుంది.
జాబ్‌కైయితే జాయిన్ హ్మ్. మరి ఇంటికొచ్చినాక పని కొంచెం తగ్గేదా? జాబ్‌కి జాయిన్ అయిన తరువాత. అంటే పొద్దున్నంతా అలసిపోతారు కాబట్టి, ఇది నువ్వు రెస్ట్ తీసుకో అని గాని, అట్లా ఏమైనా సపోర్టుండేదా ఇంట్లో నుంచి?
లేదు, లేదు. అదే చెప్పాను కదా! మా వాళ్ళకేంటంటే, 10కి, 11కి గుర్తొస్తది వండాల్సినవి.
అయ్యో!
అది చాలా ఫేస్ చేశాననమాట ఒక 2 ఇయర్స్
హ్మ్.
తర్వాతా త ఏంటంటే, ఇంక బాబు పుట్టాక బాబుతో ఉండి, ఇంక నేను కొంచం ఆహ్, ఓపెనవడం జరిగింది. నేని ఇట్లా అయితే నా వల్ల కాదూ.
ఓకే. అవునులేండి. అంటే, కొంచెం శారీరకంగా కూడా మనకి మనశ్శాంతీ కావాలి. లేకపోతే కొంచెం ఫిజికల్‌గా స్ట్రెస్సనేది తగ్గించుకుంటేనే, మనం పిల్లలని చూసుకుంటాం గానీ, మనం ఇంటి పనుల్లో కూడా కొద్దిగా ముందస్తులో ఉండడానికి సహకారముంటుంది. లేదు ఇరవై నాలుగు గంటలు కొంచెం అక్కడా కష్టపడి, ఇక్కడా కష్టపడాలి అంటే కూడా, ఆరోగ్యం సహకరించాలి గదా!
అవును. అవును. అంటే, అడ్జస్టవ్వచ్చు. మా మా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు అడ్జస్టవ్వచ్చు. తొంభై శాతం అడ్జస్టవుతున్నాను, ఇంకొక 10% ఇంక అవ్వలేకపోతున్నాను. దుం ఇన్నర్‌గా. ఇప్పుడు మా మావగారుంటారు, అత్తగారుంటారు, తాతగారు, అమ్మమ్మ, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మెంటాలిటీ. ఇప్పుడు మేము కోడలుగా ఒచ్చినప్పుడు తప్పదు, అడ్జస్టవ్వాలి. అట్లా అనీ <smacks lips> ఇంక కంప్లీట్‌గా ఇప్పటికీ ఇప్పుడు పె పెళ్ళై 10 ఏళ్ళు పదక ఇప్పటికి ఆహ్, ఆవిడ చెప్పిందే వినాలనమాట.
హ్మ్, హ్మ్. ఓకే. హ్మ్. మరి ఇప్పుడు పోనీ చీరలు గాని అట్లా ఇప్పుడు ట్రెండీ ట్రెండీగా చీరలు అలా వస్తున్నాయి కదా! అలా కట్టుకుంటే ఓకేనా? అంటే, మీరు
లేదు. లేదు. ఆహ్, చీరలైనా సరే, డ్రస్‌లయినా సరే ఆవిడ చెప్పినేవే వేసుకోవాలి మేము.
అమ్మో! అంటే, ఇప్పుడు వయసులో తేడా ఉంది కదా! వాళ్ళకి మనకి. సో, మనకు తగ్గట్టుగా ఉండడానికి మీరు ఎక్కువ ఇష్టపడతారా? ఇంకా అదే కంటిన్యూ చేస్తారా ఇష్టం లేకపోయినా?
హ్మ్. అంటే, నేనైతే చెప్తాను. నేనే మరీ ట్రెడిషనల్‌గా ఉండను, మరీ వెస్టర్న్‌గా కూడా ఉండను. నా కంఫర్ట్ నేను చెప్ప ఎందుకంటే ఇప్పుడు ఒక మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చా నేను. నా ఫీల్డ్‌లో నేను ఆర్నమెంట్స్ ఏసుకోకూడదు, జ్యువెల్లరీ ఏసుకోద్దు. అలా నేను ఒక 10 సంవత్సరాలు జాబ్ గానీ, హాస్పిటల్‌లో కానీ చేయడం జరిగింది.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే.
సో, ఉన్నట్టుండి, "నువ్వు గా డజన గాజులు ఏసుకో, ఇద్ పెద్ద బొట్టు పెట్టుకో, ఇంత పెద్ద పోగులు పెట్టుకో" అంటే, అవ్వదు గదా!
అవునవును. కొంచెం మనకి అలవాటు లేనిది కాబట్టి, మన వయసు రీత్యా మనకు అలవాటుండదు. లేకపోతే మన వృత్తి పరంగా గూడా మనకు అలవాటవ్వదు. కొన్ని కొన్ని నేర్చుకుంటాం గాని, మరీ ప్రతీదీ అంటే కూడా కొద్దిగా కష్టతరంగానే ఉంటుంది.
అవును. కాబట్టి నేను చెప్పడం జరిగింది, ఇలా నేనున్నాను. అంటే ఇ ఇంకా ఇంతకు మించయితే నేను చే ఆహ్, చేయలేను, అన్నట్టయితే చెప్పాను. ప్రస్తుతానికైతే సాఫీగా సాగుతుంది.
పిల్లల విషయంలో ఓకేనా? అంటే పిల్లలు పోనీలెండి పిల్లలు స్కూలు విషయం అయన్నీ ఓకేనా ఇంక మరి?
ఆ! ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. అంటే ఫస్ట్‌లో కన్నా ఇప్పుడు చాలా బెటరని జెప్పొచ్చు.
పోనీలెండి. మొత్తానికి ఓర్పు ఉంటే ఎలా ఉంటుంది ఎన్ని రకాల వయసు వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నా, వాళ్ళు ఎంత ఇలా చేసినా కానీ, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, మీరు ఓపికగా నెట్టుకొస్తూ ఒక మంచి హెల్తీ రిలేషన్ అయితే దాన్ని ఫార్మ్ చేస్తున్నారండి. ఖచ్చితంగా పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. చాలా బావుందండి. ఇలాంటియి నేర్చుకోవాలి కూడా ప్రతి ఒక్కళ్ళు. చాలా సంతోషం అండి మీతో మాట్లాడం మాత్రం. ధన్యవాదాలండి.
అవును. హ్మ్. అవునండి. థాంక్ యూ. థాంక్ యూ. ధన్యవాదాలు.